ఓహ్!
9 నెలలు ఈఎంఐ, 6 నెలలు ఈఎంఐ, 12 నెలల ఈఎంఐ అలా ఇలా పెట్టుకోవడం జరిగింది.
వామ్మో! అంటే ఇప్పుడు ఆ రకం తీసి మీరు ఏసేవాళ్ళు కదా! బెట్టింగు? అవన్నీ పోతున్నాయా? లేదంటే వచ్చేవి గూడా ఉన్నాయా?
అవును. యాహ్! వచ్చేవి కూడా ఉంటాయి. పొయ్యేటి కాపోతే అందులో ఏంటిదనంటే ఎక్కువ పొయ్యేటియెక్కువంటాయి, వచ్చేటియేమో తక్కువుంటాయన్నట్టు. ఒక 70% పోతాయి, ఒక 30% వస్తాయిన్నట్టు మనకందులో.
అయ్యో! మరలాంటప్పుడెందుకండి? అందులో పెడుతున్నారు అన్ని సంవత్సరాల నుంచి అదొక పెద్ద ఎడిక్షన్‌లాగా? అంటే ఒక ఒక్కసారి పెడితే ఇంక పద్దాక అందులో పెడదాం అనే ఆలోచనొస్తూనే ఉంటుందా?
ఆ! అది. ఇ ఇగ అది ఎలా అంటే అది ఒక ఊబి లాంటిది. అలా ఒక్కసారి చిక్కుకున్నామంటే, అందులోకెళ్ళి బయటికి రావడమనేది చాలా కష్టం అన్నట్టు అప్పట్లో. అప్పట్లో నేను చిన్నవాడిని కాబట్టి నాకు అంతగానం తెలియలేదు.
అయ్యో! అవునవును.
ఇలా చేస్తే ఇలా ఇంతప్పులైతాయి. <smacks lips> ఇలా చానా ఇబ్బందవుతుంది ముందు మన భవిష్యత్తులో అనే నాకంతప్పుడు జ్ఞానోదయం కలగలే అన్నట్టు. అలా అలా చాలా
హ్మ్. హ్మ్. ఇప్పుడు తెలుసుకున్నారు.
ఆ! అవును. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం నుంచలి నేను మానేశాను.
అంటే ఏం తెలుసుకున్నారు? ఆహ్, వాటి జోలికి వెళ్ళకూడదు, అ అంటే ఓన్లీ ఆ యాప్స్ అనేనా? లేదంటే ఇంక వేరే వాటి గురించా? అసలు మీరు ఏం రియలైజ్ అయ్యారు?
ఏయా ఇంకా చానా ఉన్నాయి. ఇంక ఏంటిదంటే ఇప్పుడు ఈ లోన్ యాప్‌లో ఆన్‌లైన్‌వే కాకుండా, మన బయట గూడా ఆహ్, అప్పుల కింద తీసుకునేది. ఎంత రూ. 10 వడ్డీ, రూ. 20 వడ్ పైసా వడ్డీ అలా. ఇంట్రెస్ట్‌కి. 10,000, 20,000, 30,000 అలా తీసుకునేవాడిని.
ఆహా! ఓకే.
అప్పుడప్పుడు ఎలా అంటే నా ఫోను కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే విధంగా కూడా అ అ అయ్యింది కొన్ని పరిస్థితులు అప్పట్లా.

వామ్మో! మీరు ఇన్ని జేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమనట్లేదా? ఏరా ఫోనేమైంది? అట్లా ఇట్లా ఏం అనట్లేదా మిమ్మల్ని? హ్మ్.
కొన్ని రోజులు ఏంటిదంటే ఫోను వాళ్ళకి అవపడకుండా ఏదో విధంగా కొన్నిసార్లు కవర్ జేయడం జరిగింది. కొన్ని రోజులలా. హ్మ్, ఇలాలో మేనేజ్ చేస్తూ అలాలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఏహ్! కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి తెలవడం జరుగుతుంది. ఇది తెలిసిన తర్వాతే వాళ్ళ అన్నీ అడుగుతారు. ఏం చేసావంటే, ఇలా చెప్పాను. ఇలా చాలా అప్పులయ్యాయి. దానివల్ల ఫోను వాళ్ళు తీసుకున్నారు. నాకింకా డబ్బులు చాలా కట్టుకునేటియున్నాయి.
ఆహా! హ్మ్.
ఇలానే క్రికెట్ బెట్టింగ్ జేయడం వల్ల కొన్ని చానే లాసయ్యాయి. ఇలాగ ఇంకా యాపులలో గుడా కట్టేటియున్నాయి. ఇంకా బయట గూడా చాలా వరకి కొన్ని వేలలలా ఆన్‌లైన్ యాపుల్లేమో లక్షల దాకా గట్టాలె. కొన్ని నా ఫోన్లోకెళ్ళి తీశిన ఆన్‌లైన్ యాప్లోకెళ్ళి కూడా ఒక సుమారుగా కొన్ని వెయిలలా కట్టాలి. ఇలా ఇలా చానా ఉన్నాయని అప్పుడు ఒకసారి ఒకసారి దొరికిపోయినప్పుడు నేనివన్నీ చెప్పాల్సొచ్చింది. ఇకప్పుడు చాలా గొడవైంది.
అయ్యో! అమ్మో! <chuckles> అప్పుడు మీ రియా ఆహ్, వాళ్ళ రియాక్షనేంటి? మీ అమ్మా నాన్న ఇద్దరి రియాక్షన్, అంటే ఏ విధంగా వాళ్ళు రియాక్టయ్యారు? అంటే అమ్మొక రకంగా రియాక్టవుతుంది.
ఇగ వాళ్ళు కొట్టే అంత విధంగా ఆహ్, కొట్టే విధంగా నన్ను కొట్టేంత విధంగా లాస్ట్ వరకచ్చింది. ఇగ నేను చెప్పాను. ఇలా తెలవకుండా చేసాను అప్పట్లో నేను నాకంత తెలియలేదు.
ఆ!
ఇగ ఇపుడు నేను చక్కగా చదువుకుంటాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జేయడం జరగదు. అని నే అలా అలా వాళ్ళని సమర్దించావాడిని.
నమ్మారా వాళ్ళు మిమ్మల్ని?
ఏహ్! నమ్మక తప్పలేదు. నమ్మక తప్పలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు వాళ్ళకి చూపెట్టాలి కదా! వాళ్ళ ఫోన్లోకిెళ్ళే తీసినా. మా డ్యాడీ తండ్రి ఫోన్లోకిెళ్ళి ఏంటిందంటే తీసి చూపెట్టినా ఇగ. ఈ యాప్లోకెళ్ళి ఈళ్లు ని <smacks lips> సుమారుగా కొన్ని 1,00,000, 2,00,000 దాకా అయింది ఇలా. తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఇలా బెట్టింగ్ జేయడం వల్ల చానా అమౌంట్ లాస్ అవ్వడం జరిగింది. సో అలా అలా చానా అప్పులయ్యాయి అని చెప్పేవాడిని.
నమ్మారా వాళ్ళు మిమ్మల్ని? అయ్యో! అవునవునవును. హ్మ్. ఇప్ అసలెంత ఎంతవరకు జేసారండి? ఆ అప్పులెంతవరికి జేసారు మీరు? ఓన్లీ ఆ బెట్టింగ్ ఆడి ఎంతవరకి చేసారు?